ఆ! సో, మాకు నాకెక్కువ ఆలు తోటి తినడము ఇష్టము. అందుకనేసి ఎక్కువగా మేము ఒక పర్మనెంట్ బండి అని, అంటే దగ్గరలో ఇంటికి దగ్గరలో ఉన్నొక బండి దగ్గరికి ఎక్కువగా ఎళ్తూ ఉంటాము.
హుహు. హుహు. ఓకే.
అయితే అతనేంటంటే కొంచెం హా హ్మ్.
అంటే అది మీరు రెగ్యులర్‌గా వెళ్ళే బండా అండి?
ఆ! రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటాం మేం.
ఓకే. ఓకే.
అంటే, వీక్‌లీ వన్స్ అంటే ఇప్పుడు పిల్లలు అంతా అయిన తరువాత గూడా కొంచెం వీక్‌లీ వన్స్ అలాగే వెళ్తూ ఉంటాను.
అంటే ఎప్పుడు వెళ్ళినా ఆ బండి దగ్గరికే ఎళ్తారు ఇంకా. వేరే బండి దగ్గరికి వెళ్ళరు. ఓకే. ఓకే.
ఆ! ఆ బండి దగ్గరికే ఎక్కువగా వెళ్తూ ఉంటాం. కాకపోతే అక్కడ ప్రత్యేకతేంటంటే, కొంచెం హైజీన్‌గా గూడా చేస్తాడతను. అంటే ఇప్పుడు చేతులకి గ్లౌస్ అవేసుకొని
హుహు. ఓకే. సూపర్. సూపర్. అలా ఉంటేనే కొంచెం తిన తినడానికి కూడా బావుంటుందన్నట్టు.
ఆ! తలకి హె ఆ! హెయిర్ అది పడకుండా గ్లౌస్ పె అది హెయిర్ క్యాప్ పెట్టుకొనుంటాడు. ఇంకోటేంటంటే, బండి చుట్టూ గూడా కొంచెం నీటుగా గ్రీనరీగా అంటే కొంచెం చెట్లు అలాంటివి కొద్దిగా గడ్డి ఉంటది కంటే, అది చూడ్డానికి గూడా ఆ ప్లేస్ మనకి చాలా బాగా అనిపిస్తదనమాట.
హుహుహుహు. ఓకే. ఓకే. అంటే కొన్నిలా ఉంటాయి గదండీ. ప్లేసెస్ ఎలా అంటే, ఆ బండంటే పక్కనా మురికి కాలువ పక్కన అంటే, అది పడేయడానికి వీలుగా అలాంటి కాలువ దగ్గర పెట్టి, లేదంటే కొంతమంది ఎక్కడంటే చాలా దోమలు అలాంటి ప్లేసెసుంటాయి. అంటే అక్కడింగ తయారవుతా ఉంటాయి. సో, అందుకే కానీ మీరు వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుంది?
ఆ! ఆ! అవును. మురికి కాలువ అవునవును. అవును. అవును. హ్మ్. అవును. అవును. కరెక్ట్ కరెక్ట్. అదే. అందుకే నేను, ఆ ప్లేస్ గురించే మీకు వివరిస్తున్నా. అయితే మేమెళ్ళే ప్లేసేంటంటే, ఒక చిన్న అంటే మనం ఓ కొద్దిగా పార్క్ పక్కన పెట్టాడనమాట. ఇతను ఇది బండి. సో, దానికి కొంచెం ఏంటంటే, ఇంకోటి మా సొసైటీ నించి గూడా మాది గేటెడ్ కమ్యూనిటీ. అక్కడి నుంచొక 10 మినిట్స్ వాకుంటది.
హుహు. హ్మ్. ఓకే. ఓకే.

అయితే మేము తినడం స్టార్ట్ చేసాం. అంటే మాకు ఎలాంటి డౌట్ అనేది రాలేదు. తినడం స్టార్ట్ చేసాం. మా పక్కన, మా వెనక టేబుల్ మీద ఇద్దరు మేల్స్ కూర్చొనున్నారు. వాళ్ళు కూడా బిర్యానీయే ఆర్డర్ చేసారనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హుహు. ఓకే.
ఎందుకంటే, అది బిర్యానీకి చాలా ఫేమస్ హోటల్.
అవును. అవును. ఓకే.
ఆ! సో, నాకు 2 స్పూన్స్ ఇట్లా రైస్ తీసుకొని తిన్నాను. లైట్‌గా కొంచెం చికెన్ పీస్ తీసుకొని తిన్నాను. ఓకే. అంటే నాకు టేస్ట్‌లోనైతే డిఫరెన్స్ అనిపిచ్చింది. కానీ, ఫ్రెండ్ తోటెళ్ళాం గదా! ఇమ్మీడియేట్‌గా మనం అలాగా <chuckles> రియాక్ట్ అవ్వగూడదు గదా! బాగో ఆ! అనుకోని నేను కొంచెం సైలెంట్‌గానే తినడం స్టార్ట్ చేశాను. నా వెనకట అతను చాలా అరుస్తున్నాడక్కడ.
హుహు. హుహు. హుహుహు. అవును. అవును. రియాక్ట్ అవ్వకూడదు. మళ్ళీ తినేవాళ్ళు కూడా తినరు అని చెప్పేసి ఓకే.
ఎందుకని మేము ఆహ్, ఫుడ్ తినడం ఆపి వెనక్కి తిరిగి చూస్తే, అతను అప్పుడు అన్నాడు. ఇది నువ్వు నిన్నటి ఫుడ్ నాకు వేడి చేసి తెచ్చిచ్చావు గదా! అని ఆ వెయిటర్ తోటి ఫైట్ జేస్తున్నాడు.
హ్మ్. హ్మ్. ఓకే. మీకప్పుడు అర్థమైందనుకుంటా గదా! నాకే కాదు ఆ! వేరే వాళ్ళకి కూడా అనిపిచ్చిందని. హుహు.
అప్పుడు మాకు డౌటొచ్చింది. నాకు డౌట్ ఒచ్చి, నే ఆ! నేను మా ఫ్రెండ్‌కి జెప్పాను. చూడు ఇలాంటిది జరుగుతుంది ఇక్కడంటే, అప్పుడు ఇమ్మీడియేట్‌గా మేము కొంచెం ఆహ్, గట్టి వాయిస్ తోటి అందరం అడిగేటప్పడికి, ఓనర్ ఒచ్చాడు కిందకి.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్.
ఒచ్చి ఇమ్మీడియేట్‌గా మాకు సర్వ్ చేసిన బిర్యానీ తీసేసి ఇమ్మీడియేట్‌గా ఫ్రెష్ బిర్యానీ బంపిచ్చాడు.
ఓకే. చూసారా? అసలెన్ని మోసాలు జరుగుతున్నాయో?
అంటే చూడండి మనము హైజీన్‌గుంటాయి అని రెస్టారెంట్స్‌కి వెళ్ళినా గూడా, ఇలాంటివి మనం ఫేస్ చేయాల్సొస్తది.
అవును. ఖచ్చితంగా. ఖచ్చితంగా అండి అసలు. ఇలాంటివి చాలా చోట్లుంటాయింగ, మనమే ఖచ్చితంగా బాగున్న స్ట్రీట్ ఫుడ్ గాని, బాగున్న రెస్టారెంట్‌గాని ఎక్కడుందో చూసుకొని వెళ్ళాల్సిందే ఖచ్చితంగా.
హ్మ్. చూసుకొని మనము దాన్ని గుర్తించుకొని వెళ్ళాలి. అందుకే నాకు వాటికన్నా ఈ చిన్న చిన్నవి, ఈ కిచెన్ ఆన్ వీల్స్ చిన్న బండి. ఎందుకంటే, వాళ్ళు ఆ రోజు పరిమితమే వండుతారంతే.
హ్మ్. అవును. అవును. అవును. సూపరండి అసలు. చాలా బా వివరించారసలు. మీరు చెప్పినట్టు నిజంగా ఆహ్, ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయ్యే పదార్థాలే మనం తీసుకోవాలి. అసలు చాలా బాగా వివరించారు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. తప్పకుండా మళ్ళీ మాట్లాడదామండి. ధన్యవాదాలు మీకు.
హుహు. ఆహ్, ఆ! అవునండి. ధన్యవాదాలండి. నాకు కూడా చాలా బాగా అనిపిచ్చింది మీతో మాట్లాడడం. ధన్యవాదాలు.

ఓకే.
సో, నేను నాకప్పుడూ ఆహ్, అంటే, అది చూస్తే కొంచెం ఇంప్రెషన్‌గా ఆహ్, ఆహ్, ఇంప్రెసివ్‌గా అనిపిచ్చి, దగ్గరికెళ్ళి చూసానన్నమాట. చూస్తే అతను గూడా చాలా నీట్‌గా ఆ ప్రెమిసెస్ గూడా కొంచెం నీట్‌గా ఒక డస్ట్‌బిన్ పెట్టాడు. వా డ్రింకింగ్ వాటర్‌కి ఒక క్యాను, డిస్పోజబుల్ గ్లాసెస్, కూర్చోడానికి స్టూల్స్ యేశాడక్కడ.
హూహూహు. ఓకే. ఓకే. హూహూహుహుహు. సూపర్ సూపర్.
అయితే నచ్చింది. కానీ ఇంకొక విషయం వ గూడా ఏంటంటే చాలా మంది పానీపూరి అనేటప్పడికి బాగా కారము, స్పైసెస్ యేసేసి చేస్తూ ఉంటారు. అయితే ఇతనేంటంటే మనం చెప్పినట్టు అంటే ఇప్పుడు కొన్ని ఫ్యామ్ మా ఫ్యామిలీస్ కొన్ని కలిసెళ్ళినప్పుడు అతను మమ్మల్ని గుర్తించి, అంటే వీళ్ళు కొంచెం స్పైస్ తక్కువగా తింటారు. మాకు టేస్ట్‌ని బట్టి చేసిస్తాడన్నమాట అతను.
హుహు. అవును. అవును. <giggles> అవును. ఓకే. ఆ! ఓకే. సూపర్స్. అంటే మనం ప్రతిసారి ఇంగ అతని దగ్గరికే వెళ్ళేసరికి, అతనేంటంటె కొంతమందిని గుర్తువెట్టుకుంటాడు గదా! మనుషుల్ని గుర్తుపెట్టుకొని వీళ్ళిలాగ, వీళ్ళిలాగ అని చెప్పేసి చేస్తా ఉంటాడన్నమాట. సూపర్. సూపరండి.
ఆ! అవునవును. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అట్లాగా మమ్మల్ని గుర్తిస్తాడు. ఇంకోటి అతనెక్కువ బాగా చేసేది అంటే ఈ మన దహి పూరి అంటాం గదా! పెరుగు తోటి చేస్తరు. అలాంటివి గూడా బాగా చేస్తాడన్నమాట అతను. సో, వె ఆ అక్కడ బండికి కొద్దిగా మేము అలవాటు పడ్డాము.
అవును. అవును. అవును. హ్మ్. సూపర్. సూపర్. హూహూహు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అండి ఇప్పుడు మీరు చెప్పినట్టు హైజీన్‌గా ఉండి కొంచెం రుచి తక్కువున్నా‌గానీ ఏమనిపివ్వదు. కానీ ఏంటంటే కొంతమంది హైజీన్‌గా లేకుండా అసలు ఓన్లీ టేస్ట్‌ని జూసి ఇక రుచి బావుంటుంది అని చెప్పేసి వెళ్తా ఉంటారు గదా! ఎందుకంటే అలాంటి సమయాల్లో కొంచెం ఆరోగ్యపరంగా గూడా చూసుకోవాలి ఎందుకంటే హెల్త్ అనేది మన ఆరోగ్యం అనేది చాలా రిస్క్ చేసిన వాళ్ళమవుతాం కదా! సో, అప్పుడు మీరు దీనికి ఏం చెప్తారు? అంటే ఓన్లీ రుచిని చూసుకొని వెళ్తే సరిపోతుందా? లేదంటే ఆరోగ్యపరంగా ఉన్న చుట్టుపక్కల ప్రదేశం ప్రాంతం గూడా లేదంటే ఎలా చేస్తున్నావు అన్నీ తెలుసుకొని వెళితే బావుంటుంది గదా! అసలు.
ఆ! అవును. ఆ! అవును. అవునవును. అవును. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు మనకి కరోనా ముందు మనిషికి అవగాహన లేదు. అంటే మనం అప్పుడు ఆ వ వె యెళ్తూ, యెళ్తూ మిర్చి బండి దగ్గర ఏదైనా ఆగి అక్కడ గబగబా మిర్చిలు తీసుకోవడమో, లేకపోతే పునుకులు తీసుకోవడమో, కొంతమందైతే అక్కడే తినేస్తారు ఆ బండి పక్కన.
హ్మ్. హ్మ్.

ఓకే. అవును.
అప్పటినుంచే మనము హైజీన్ అనేది ఎక్కువ చూడ్డం స్టార్ట్ చేసాం.
హైజీన్ అనేది హ్మ్. కరెక్ట్. మీరు చెప్పింది కరెక్టే. దానికి ముందు హ్మ్. చెప్పండి.
అంతకుముందు మీరు గమనించండి. అంటే అంతకుముందు కరెక్టే కొంచెం హైజీన్ ఉన్న చోటికి ఎళ్ళడానికి అందరూ ఇష్టపడేవాళ్ళం. కానీ ఏంటంటే ఇప్పుడు రుచి బాగుంది. అక్కడ రష్ ఎక్కువుంది. చాలా మంది అక్కడే తింటున్నారంటే మనం గూడా కామన్‌గా ఎళ్ళి కొనేయడం, తెచ్చేసుకోవడం, తినడం ఇలాంటివి చేసాం.
అవును. అవును. హ్మ్. చేసేవాళ్ళం. అవును. అవును.
కానీ ఇప్పుడు ఈ కరోనా టైమ్ తర్వాత కొంచెం మనలోని గూడా మార్పు అనేది రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకోటి ఈ అమ్మే వాళ్ళ దగ్గర గూడా ఇప్పుడు నేను గమనించిందేంటంటే ఒక పె పెద్ద ఏరియా తీసుకొని అందులోనే ఒక సైడ్ నూడిల్స్ ఇంకొక సైడ్ టీ, ఇంకొక సైడ్ బర్గరు ఇంకొక సైడ్ పిజ్జా అంటే వాళ్ళు గూడా కొంచెం వాల్యూస్ మెయింటైన్ జేస్తున్నారు. మన పాత కాలం లాగా లేకుండా.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవును. హుహుహుహు. ఖచ్చితంగా. అవును.
కొంతమంది చూడండి. ఇప్పుడు బండి మీద పెట్టుకొని అది అంటే వ్యానుని అట్లా తయారు చేసుకుంటున్నారు గదా!
ఆ! అవును. కిచెన్ ఆన్ వీల్స్ అంటారు గదా! ఎలా అంటే ఇంగ మనం ఎక్కడ పెడితే అక్కడే రెస్టారెంటన్నట్టు. ఒక రెస్టారెంటనేది ఒక దగ్గర కాకుండా మనం వెళ్ళే ప్రతి స్థలంలో ఉంటుందన్నట్టు. హ్మ్.
ఆ! కిచెన్ ఆన్ వీల్స్. అవునవును. ఆ! ఉంటుంది. అది కొంచెం హైజీన్ అనిపిస్తుంది. మీరు గమనించండి. ఇప్పుడు మామూలుగా మనం బండ్లు చూసినా అవి అంత నల్లగా అయిపోయి, వాటి మీద కడాయిలంత నల్లగా <laughs> ఆ! ఆ! ఆయిల్ గూడా మనం భయపడతాము. కాకపోతే ఏంటంటే ఈ మీరు చెప్పినట్టు కిచెన్ ఆన్ వీల్స్ ఇలాంటివి కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ కుకింగ్ స్టార్ట్ చేయడం వల్ల గూడా మనకి హైజీన్ అనేది పెరిగిందని నా ఆలోచన.
అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. మళ్ళ అది ఎన్ని ఎన్ని రోజుల నూనెనో తెలీదు, వేసిన నూననే అవును. ఖచ్చితంగా. హ్మ్. హ్మ్.